ఓహో! ఓకే. అయితే అంటే మరి మిమ్మల్నలాగా ఎప్పుడైనా ఇందాకన్నటువంటి ఆ కొట్టడం అనేటువంటిదెప్పుడైనా జరిగిందా? అలా హ్మ్.
యాహ్! లేదు లేదు. మా ఫాదరయితే ఎప్పుడూ లేదు గానీ మా మమ్మీ చిన్నప్పుడు ఒక 2, 3 సార్లు చేయి చేసుకుంది. అది గూడా చదువు విషయంలో అనమాట. నేను బాగా బయటికెళ్ళి ఆడుకునేదాన్ననమాట ల్ ఎగ్జామ్స్ టైమ్‌లో గూడా అప్పుడు పడేవి. <chuckles> ఇంగప్పుడు ఏడ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ వచ్చి ఆ కళ్ళు కళ్ళల్లోంచొచ్చే డ్రాప్స్ బుక్కు మీద పడి తడిచిన సందర్భాలు గూడా ఉన్ <chuckles>
ఆ! చదువు కొడ హ్మ్. హుహు. హ్మ్. <chuckles> అయి హ్మ్. <chuckles> అదేలెండి. ఎవరి అలాంటి ఉంటేనే మరి బాగా హ్మ్, ఆహ్, చదవగలిగినటువంటి సత్తా వస్తుందనమాట. దాన్ని అది అదీ
<chuckles> అవును. ఇప్పటికి మేము గుర్తు జేస్తామనమాట. అలా ఎలా కొట్టావు? అలా ఎలా హింసించావంటే "అట్లా చేశ్నా కాబట్టే మీకిన్ని మార్క్సొచ్చాయి" అంటది. <chuckles>
ఆహా! ఆ! అవునలా చదవగలిగించే సా ఆళ్ళు అంటే ఆ పెంచే విధానం అలా ఉంటుంది. ఆహ్, దాంట్లో చిన్న చిన్నటువంటి చేదు మాత్రొచ్చినా కూడా, పెద్ద ప్రాబ్లమేం కాదనమాట. అదే.
<chuckles> యాహ్! యాహ్! యాహ్! అవును.